ఇంతకుముందు ఎలా ఉంటేదంటే కొద్దిగా ఉద్యోగరీత్యా లేకపోతే అంటే ఇప్పుడుకి కూడా ఉద్యోగరీత్యా, లేకపోతే చదువు రీత్యా కూడా ఒక దగ్గరుండేవాాళ్ళు వేరే దగ్గరికి వలస వెళ్ళి, అక్కడ చేసుకోవడమనేది జరుగుతూ ఉండేది. అలా మీ కుటుంబం కూడా ఎప్పుడన్నా వలస వెళ్ళడం జరిగిందా? ఒకవేళ జరిగితే అది ఎలా అంటే మీకోక జ్ఞాపకంలాగా ఎలా ఉంది అనేది ఒకసారి చెప్పగలుగుతారా?
అవును వాస్తవం. అంటే ఇక్కడ చెప్తానండి. ఎలా అంటే నాకీ స్టోరీ అంతా కూడాను నాకు మా నాన్న చెప్పలేదు.
హ్మ్. ఆ! ఓకే.
మా నాన్న వాళ్ళ, అమ్మ వాళ్ళ అమ్మ అంటే మా నాన్నకి అమ్మమ్మ.
ఆ!
ఆమె చెప్పిందనమాట మొత్తమంతా కూడాను. ఎలా అంటే
ఓకే. అంటే ఆహా! అంటే మీకు మరి ఆవిడ ఎలా చెప్పారు? అంటే ఆహ్, మరి ఆహ్, అంటే కొంచెం మరీ ఎక్కువ ఏజ్డ్ కదా! మరి ఉన్నారా?
ఆ! ఇప్పటికి కూడా బతికే ఉన్నారావి. మా నాయనమ్మ లేదు. కానీ మా, మా నాన్న వల్ల అమ్మమ్మ బతికే ఉన్నారింకా.
అయ్యాబాబయ్! సూపరండి. అంటే చాలా స్ట్రాంగావిడ.
ఆ! మామూలు స్ట్రాంగ్ గూడా కాదుసలకి, చాలా అంటే చాలా స్ట్రాంగనమాట. దగ్గర, దగ్గర 95 సంవత్సరాల దాకా ఉంటాయన్నమాట అలాగా.
ఓకే. అబ్బాబ్బాబాబా! సూపరసల. మొత్తం 4 జనరేషన్‌లు జూసారావిడ.
హ్మ్. ఇంకా బతికే ఉంది. ఆ! మొత్తమంతా కూడా. నా పిల్లల్ని కూడా చూసారావిడ.
అయ్యా! 5 జనరేషన్‌లు. <chuckles> సూపరు. ఓకే.
ఆ! మామూలు బ్యాటింగ్ కూడా కాదనమాట. అమది మాత్రం ఆహ్, అస్సలకి. 100 కొట్టిద్దనుకుంటున్నాము. మరి చూడాలి. ఆ! 5 సంవత్సరాలుండదులెండి. ఆల్‌మోస్ట్ అయిపోచ్చింది పాపం. <chuckles>
<chuckles> కొట్టేస్తారులెండి. ఎలాగోలా అక్కడ దాకొచ్చారు. 95 దాకొచ్చారు. ఇంకేముంది సెంచరీకి 5 ఏళ్లేగా కొట్టేస్తారు అలాగోలా. హ్మ్. ఇ హ్మ్. చెప్పండి?
అదే కదా! హ్మ్. అయితే ఇక్కడ ఆమెం చెప్పిందనేసనంటే. మా నాయనమ్మ ఎవరైతే ఉన్నారో అంటే మా నాన్న వాళ్ళ, అమ్మ ఆమెని తెనాలి వాస్తవులకిచ్చారనమాట.
ఆ! ఆ! ఓకే. అంటే అంతకుము ఆ! ఓకే. హ్మ్.
హ్మ్. ఏంటే ఇది ఎలా ఉంటది అని చెప్పేసనంటే ఆహ్, అదొక ట్రాజడి‌లాగా జరిగిపోయిందనమాట మొత్తమంతా కూడాను. ఇదొక స్టోరీ రియల్ లైఫ్. మా నాన్నకి జరిగిందనమాట మొత్తమంతా కూడాను. ఓకే. మా నాయనమ్మ
ఓకే. అంటే ఏంటది ఎందుకని ట్రాజిడీ?
ఆ! చెప్తాను ఇది. ముందు ముందు మీకే అర్థమైతది.
ఓకే. ఓకే. చెప్పండి?
హ్మ్. <smacks lips> ఇప్పుడు ఆహ్, మా నాన్న కడుపుతోటో మా నాన్న కడుపులో ఉన్నారనమాట మా నాయనమ్మకి. ఓకేనా అప్పటిదాకా బానే ఉంది. ఓకే. ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు దాకా మా బాబాయిని కూడా కనేేశారు. ఎమ్మటెమ్మట‌నే అప్పుడు గ్యా పెద్ద గ్యాపుండేది కాదు. ఒకళ్ళకన్న తర్వాత ఇంకొకళ్ళకి కూడాను.
ఓకే. హ్మ్. ఓకే. అదే. అవునవును. నిజమే కదా! హ్మ్.
హ్మ్. అయితే ఇక్కడ మా నాన్నకి, మా బాబాయ్‌కి 5 సంవత్సరాల గ్యాపొచ్చింది వాస్తవంగైతే.
ఓకే. అంటే నార్మల్‌గా అప్పట్లో అంత అంత వయసు గ్యాప్ కూడా ఉండదు. సంవత్సరం అలాగే ఉండేది గదా!
ఎందుకు అని చెప్పేసనంటే ఖచ్చితంగాను. అవును వాస్తవం. కానీ ఎందుకొచ్చింది అని చెప్పేసనంటే? మా తాతయ్య ఎవరైతే ఉన్నారో! మా నాయనమ్మని "ప్పిచ్చిది" అని జెప్పేసని ముద్రసేసాడనమాట.
ఆ! అయ్య బాబోయ్! ఏ? ఎందుకని? అంటే ఏదన్నా ఆహ్, ఆ! చెప్పండి.
ఎందుకు అని చెప్పేసనంటే ఆయనకి ఇంకొక ఎక్స్‌టర్‌నల్‌గా, ఇంకా అప్పట్లో ఇంకా ఇలా ఉండేయనమాట మొత్తమంతా కూడాను.
ఓకే. అంటే వేరే రకంగా ఆత ఆవిడ హ్మ్.
ఇయన్నీ గూడాను. వేరే రకంగా, వేరే సంబంధం అలా పెట్టుకొని ఆయన అలా ఎళ్ళిపోయారనమాట. హ్మ్. మా
అదే. సో, ఆళ్ళ ఆళ్ళ దాని మీద ఇంట్రెస్ట్‌తో కొంచెం మీ నానమ్మ గారిని కొంచెం పిచ్చిది అన్నట్టుగా ఓకే.
హ్మ్. ఇద్దరిని కూడాను, ఇద్దరి బిడ్డల్ని కూడాను, ఇద్దరి బిడ్డల్ని, అనూ మా నాయనమ్మను కూడాను వదిలేసాడాయనా మా తాతయ్య.
అయ్యా!
హ్మ్. <smacks lips> అప్పుడు మా నాయనమ్మ వాళ్ళు మంగళగిరి వచ్చేసారు మళ్ళ.
మరి ఎలా చేశారు? అంటే మళ్ళీ వచ్చేశారా ఇంటికి? ఇంటికొచ్చేశారు.
మా ఊరేదైతే ఉందో! మంగళగిరికొచ్చేసారనమాట.
ఓకే. ఓకే.
హ్మ్. మా నాయనమ్మ మా ఇందాకడ చెప్పా గదా! అమ్మమ్మ, మా నాన్న వాళ్ళ అమ్మమ్మ. ఆమె దగ్గరే ఈళ్ళందరూ కూడాను ఉండటం మొదలుపెట్టారు. అంటే అమ్మగారింటికొచ్చేసింది మా నాయనమ్మిక.
అవునండి. అదే. అంటే అమ్మాయి, మీ నానమ్మ ప్లస్ ఇద్దరు పిల్లలు. మొత్తం ముగ్గురు కూడా ఇక ఆవిడ దగ్గర పెరగడం. ఓకే.
ఇద్దరు పిల్లలు కూడాను వచ్చేసేసారు. అవును. హ్మ్. కొన్నాళ్ళ ఆగిన తర్వాత మా నాయనమ్మా చనిపోయింది. అలాగా పిచ్చిదని చెప్పేసని ముద్రేసేసరికి జనాలందరూ గూడాను, ఇంటికొచ్చింది. అని చెప్పేసని ఇట్లాగా చాలా వరకు చెప్పారనమాట మొత్తమంతా గూడాను. అంటే చిన్న చూపు చూట్టం. ఒక ఆడపిల్ల, పెళ్లి చేసిన ఆడపిల్ల ఇంటికొచ్చింది. అని చెప్పేసనంటే ఆహ్, ఆహ్, పుట్టింటికి వచ్చేసిందిని చెప్పేసనంటే చాలా వరకు హ్మ్. అప్పట్లో
అదేలెండి. పైగా ఇంటికొచ్చింది అంటే, ఇంటి దగ్గర ఉండిపోతుంది. కాబట్టి కొంచెం సమాజం ఆ!
అదే గదా! ఇప్పుడు అప్పట్లో ఎలా ఉండేది చెప్పండి? మొత్తమంతా కూడాను! చాలా వరకు ఏంటి అనంటే "అమ్మో! అవ్వా! తప్పు జెసేసావు నువ్వు, అట్లెట్ల వదిలేసి వస్తావు." అన్నట్టుగానేలా మాట్లాడేవాళ్ళునమాట మొత్తమంతా కూడాను.
హ్మ్. అంతే కదా! అంటే ఎవరు తప్పు చేశారనేది వాళ్ళకి అనవసరం. అక్కడ వచ్చేశారు అంటే గనక హ్మ్. అదే.
మా అమ్మమ్ ఎవరికి అనవసరమిక్కడ. మొగుణ్ణనేవాన్ని వదిలేసి రాకూడదు. అన్నట్టుగా ఇదైపోయిందనమాట. మా నాయనమ్మ అలానే జనాలందరి మాటలు ఇని, ఇని, ఇని, ఇని నిజంగానే పిచ్చిదయిపోయింది.
అవును. అయ్యా! నిజంగా లాస్ట్‌కోచ్చేసరికి ఇక అలాగే అయిపోయి. అలాగే పాపం హుహు.
ఆ! మా నాన్న హ్మ్. మా నాన్న ఎవరైతే ఉన్నారో మా నాన్న ఆహ్, ఇంకా తట్టుకోలేకపోయాడింక. వాళ్ళమ్మని చెప్పేసనంటే మా నాన్నకంత పిచ్చననమాట. ఎందుకనంటే ఆళ్ళమ్మ కళ్ళ ముందుల అన్ని కష్టాలు పడింది అని చెప్పేసని
అదేనండి. అదే. అంటే పైగా కొంచెం బాబాయ్‌కి ద బాబాయ్ దగ్గరికోచ్చేసరికి ఒక 5 ఏళ్ళు హ్మ్. 5 ఏళ్ళు తేడా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ!
ఇంకా అలాగా అవనింకా హ్మ్. మా బాబాయ్‌కేం తెలీదసలకి? హ్మ్. మా బాబాయ్‌కేం తెలీదసలకి. మా నాన్నకప్పుడు పదముడేళ్ళుంటాయి. మా నాయనమ చనిపోయినప్పుడు. అంతే.
ఓహో! ఓకే. అయితే మరి యెక ఈయనకోచ్చేసరికి ఒక ఎనిమిదో, తోమిదో ఏళ్ళో ఉంటాయనుకుంటా మీ బాబాయ్‌కి.
హ్మ్. ఆ! లే అంటే ఆ! అంతే అనుకోండింకా ఆ సుమారుగా. అలానెనుకోవచ్చు. ఆ! మా బాబాయ్‌కేం తెలీదు. మరి అంత బాగా మెచ్యూర్డేం కాదనమాట. మా నాన్నకి మాత్రం కొంచెం అర్థమైపోయింది మొత్తమంతా.
అదే. అదే, అదేలెండి. హ్మ్. అంటే మీ నానమ్మగారు పడ్డ కష్టాలు గాని ఓకే. ఓకే. అదే చిన్నప్పడి నుంచి చూస్తున్నారుగా ఆయనా మీ నానమ్మ ఒచ్చిన అంటే మీ అమ అదే ఆవిడ దగ్గరికొచ్చేసే టైం దగ్గర నుంచి మొత్తం అన్నీ అందరు జనాలు ఎలా ట్రీట్ చేశారు? ఇవన్నీ కూడా దగ్గర నుంచి గమనించారు గదా!
హ్మ్. అవును. అవును. వాస్తవం. అవును. మొత్తం అంతా కూడాను. అయితే ఇక్కడ మా నాయన్నమ్మ చనిపోయిన తర్వాత మా నాన్నని మళ్ళా తెనాలి తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసిని మా తాతయ్య తరపునోళ్ళొచ్చారనమాట.
ఆ! ఓకే. తర్వా తర హ్మ్. ఆ! ఇదెందుకు? ఎలాగో ఒదిలేసారు గదా! మళ్ళెందుకు?
ఎలాగో వదిలేసారు. కానీ ఇక్కడా కొడుకు కదా! కొడుకు కొడుకు కదా! ఇక్కడ. వారసత్వం కింద పెద్ద కొడుకు కొడుకన్నమాట ఇక్కడ. ఆళ్ళు తీసుకెళ్ళిపోదామని చెప్పేసని ఒచ్చి, వారం రోజుల తర్వాత మళ్ళా తిరిగి పంపిచ్చేసేశారు మా డ్యాడీని మా డ్యాడీని మా బాబాయ్‌ని.
వారసత్వమా? హుహు. ఓకే. ఆ! ఎందుకు మరి? అసలేందుకు తీసుకెళ్లారు ఎందుకు పంపిచ్చారు?
ఇంకా ఇంకా ఏం చెప్తాం? వాళ్ళు చూడలేని పక్షాన వాళ్ళు తీసుకెళ్ళిపోయి, మళ్ళా ఆళ్ళని తీసుకొచ్చేసరికి ఇంక మా తాతయ్య వాళ్ళు ఇంకొకసారి మా గడపలో అడుగు పెడితే, మీ 2 కాళ్ళు ఇరిచేస్తానని జెప్పేసి అన్నట్టుగా చెప్పాడనమాట.
హ్మ్. <chuckles> <chuckles> ఓకే. తీసి పొయిలో పెట్టడం ఇలాంటియన్నీ, ఆ డైలాగులొస్తు ఉంటాయి కద్ అవును. అంటే వాస్తవం కదా! అసలు ఎళ్ళి తీసుకెళ్ళి చూసుకోలేని వాళ్ళు, అసలు ఒచ్చి తీసుకెళ్ళకూడదు.
హా! అట్లాంటియన్నీ కూడాను డైలాగులొచ్చినాయన్నమాట. ఇంత ఇంత హ్మ్. ఇంత పెద్ద బ్యాక్ స్టోరీ జరిగింది. అంటే తెనాలి ఎళ్ళిపోయిన మనుషులు, ఒక్కసారి మళ్ళా మా సొంతురు ఏదైతే ఉందో దానికి రావటం.
ఓహ్. ఆ! హ్మ్.
ఇక్కడికోచ్చేసి మా నాన్న ఎలా స్థిరపడ్డాడు అని చెప్పేసి అనే దాని గురించి, చాలా గొప్పగా ఉంటదన్నమాట మొత్తం అంతా ఇక నుంచి. ఇందాకడి దాకా ఒక ట్రాజడీ అయింది కదా! ఇప్పుడు ఒక గొప్పగా ఉంటదన్నమాట మొత్తం అంతా కూడాను. ఆయన ఏడో తరగతి దాకా చదువుకున్నాడు మా నాన్న అప్పటిదాకా పాపం.
ఆ! అవునండి. యాహ్! అయితే చెప్పండి. ఖచ్చితంగా చెప్పండి. ఆ! ఓకె. ఏది? అంటే నానమ్మ గారు ఓహ్! కొంచెం
హ్మ్. నాయనమ్మ గారు చనిపోక ముందు దాకా చదువుకున్నాడు.
ఓకె. మరి తర్వాత? చదువు పరంగా ఏవైంది?
హ్మ్. తర్వాత, ఇంక చదువు మానేసేసాడు. చదువు మానేసాడు. ఎందుకనంటే ఆళ్ళ తమ్ముడిని చూసుకోవాలి గదా! ఇక్కడ.
ఓకె. అదేలెండి. ఎంత అమ్మమ్మ గారున్నా కూడా హ్మ్. అవును.
హ్మ్. ఎంత అమ్మమ్మ దెగ్గరున్నా, ఎంత తాతయ్య దెగ్గరున్నా గానీ, అప్పట్లో ఎలా ఉండేది అని జెప్పేసనంటే, ప్రతి ఒక్కళ్ళు రెక్కాడితే గానీ, డొక్కాడదన్నంత పరిస్థితనమాట, మొత్తవంతా.
అదేలెండి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి గాబట్టి, ఇక ఈయన నిర్ణయం తీసేసుకున్నాడనమాట. ఇక చదవకూడదు, తమ్ముడిని చదివచ్చాలని జెప్పి. ఓకె. మరేం జేశారు తర్వాత?
అంతే గదా! మొత్తం అంతా కూడాను. అలానే తీసుకొని హ్మ్. ఎళ్ళి చిల్లర కొట్లు తెలుసుగా మీకు?
హ్మ్.
ఆ! చిల్లర కొట్టులో, పొట్లాలు కట్టడం కోసం పని జేశాడనమాట ఫస్ట్.
ఆహా! అక్కడ స్టార్టయింది. అయితే ఇక కెరీరు.
హ్మ్. ఆహ్, అలా స్టార్టయింది. దాని తర్వాత, ఈ చీరలకి డైలేస్తారు తెలుసా మీకు?
ఆ! ఓకె. ఆ! తెలుసండి. ముద్రలేస్తుంటారు గదా! అవును.
ఆ! రంగులేస్తా ఉంటారు. ఆ! దాంట్లో పని జేశాడు. డైలో పని జేశాడు అలాగెళ్ళి. హ్మ్. మోగ్గం నేయటానికెళ్ళేవాడు.
ఓహ్! సూపర్! ఆహా! అంటే నేర్చుకున్నారయితే? ఒక్కొక్క పని నేర్చుకుంటూ దానిలోనే
మొత్తం నేర్చుకుంటూ ఎళ్ళిపోయాడనమాట అలాగా. దాని తర్వాత, కొంచెం ఒక 18 16-18 సంవత్సరాలనుకుంటా. ఆ టైంకొచ్చేసరికి. టాపీ పనిలో కూలీగా ఎళ్ళటం మొదలుపెట్టాడు మా నాన్న. అంటే బొచ్చలుమొయడానికెళ్ళేవాడనమాట.
ఆ! ఓకే! ఓకె. అంటే అప్పుడు వరకు ఇలా చిన్ని, చిన్ని పనులు చేసుకుంటూ, ఇక ఇది కాదులే అన్నట్టుగా డబ్బు గురించి అన్నీ, ఆలోచించుకొని ఇక కూలీగా స్టార్టయిపోయారు. హ్మ్.
హ్మ్. అది. ఇంగ మొత్తం అలా ఎళ్ళిపోయారు. హ్మ్. మా నాన్నకి ఇరవై ఒక్క సంవత్సరాలొచ్చినయి.
ఓకే. అంటే ఒక 4, 5 ఏళ్ళు తర్వాత?
అప్పుడూ అంతే. మా అమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె గుంటూరోళ్ళనమాటాళ్ళు.
ఓకే.
హ్మ్. మా తాతయ్య లేదు. ఆహ్, ఈ అబ్బాయికి ఎలా ఇస్తావు? అంటే సంబంధం అక్కడిదాకెళ్ళిందనమాట. ఈ అబ్బాయికి ఎలా ఇస్తావు? తల్లిదండ్రులు లేరు. హ్మ్. ఇంకా అమ్మమ్మోళ్ళ దగ్గర పెరుగుతున్నారు. నాన్నేమన్నా వదిలేససాడు ఇలాగా ఎక్కడ తిరుగుతున్నాడో తెలీదు ఆయన, అంటే మా తాతయ్య ఇంకా బతికే ఉన్నారు.
అదే. హ్మ్. ఆహా! అప్పుడుకి అంటే నాన్నగారోళ్ళు నాన్నగారు ఉన్నారు.
ఓకే. ఆ! నాన్న ఎక్కడు ఉన్నాడో తెలీదు తిరుగుతా ఉన్నాడు. ఆ! ఆ పిల్లోడికి ఇస్తానంటున్నావు నువ్వు. నల్లగా ఉన్నాడు అది ఇది అని చెప్పేసని బంగారం లాంటి అమ్మాయిని తీసుకెళ్ళపోయి అని చెప్పేసనంటే. ఆ అబ్బాయికి చేతి పని ఉంది. చేతి పను ఉన్నోడు ఎప్పుడైనాగా నా కూతురికి ఒక ముద్ద కుడేస్తాడు అన్నట్టుగా చెప్పాడనమాట మా తాతయ్య. మా అమ్మోల నాన్న.
ఓకే. ఆ! ఓకే. అంటే ఆహ్, ఆ ఆలోచన ఉందనమాట. మొత్తం అంతా అంటే కుటుంబ పరంగా పెద్దగా సపోర్ట్ గానీ లేకపోతే ఏం లేకపోయినాగానీ హ్మ్.
ఏమి లేకపోయినా గాని కుర్రోడు మంచోడు అన్నట్టుగా మనాన్నకే అలవాట్లు లేవు వాస్తవంగా అయితే అప్పుడుకి కూడాను. ఇప్పటికి కూడా ఏం లెవులే?
ఓకే. అయితే ఆ బ్యాగ్‌గ్రౌండ్ అది చూసుకున్నారైతే మీ అమ్మ వాళ్ళ నాన్నగారు. హ్మ్.
ఆ! ఇలాగా హ్మ్. కరెక్ట్‌గా ఉంది. హ్మ్. అయితే మా నాన్నకి పెళ్లి చేసేశారు. పెళ్లి చేసిన తర్వాత మా ముసల్ది ఇక్కడి నుంచి టార్చర్ మొదలుపెట్టింది మా అమ్మకి.
ఓకే. ఆ! <giggles> ఎందుకు?
ఆ! కొ అత్త లేదు గదా! ఇక్కడ. అత్త అత్త లేదు గదా! ఇంకా ఏమో ఇంకా ఏమనమాట.
అంటే ఆహ్, అత్తల్ అత్త లేరు గదా! అత్త ప్లేస్ ఆవిడ తీసుకున్నారా? <giggles> ఓకే.
ఇందాకడి దాకా మాా ముసలిది జెప్పుకొచ్చింది స్టోరీ అంతా కూడాను. ఇక నుంచి ఇక్కడ మా అమ్మ జెప్తది మొత్తమంతా.
ఆ! ఆ! <giggles> సరిపోయింది. ఓకే. ఏమని జెప్పారు అమ్మగారు? హ్మ్.
ఓకేనా! మా అమ్మ ఏం జెప్పేదంటే మంమ్ హ్మ్. మా అమ్మ ఏం చెప్పేదనంటే నేను కడుపుతో ఉన్నా కానీ గా నిన్ను మోస్తున్నా గానీ ఆహ్, దు-దుర్గరావు అంటే మా బాబాయికి అన్నం పెట్టలేదన్నంటది, ఆ! ఏ పని చెప్పొద్దనంటది. మొత్తం నేనే జేయాలంటా ఇయన్నీ కూడాను. ఇప్పుడు ముగ్గురు తినాలి ఈ ఇంట్లో. హ్మ్. నా మీ నాన్న ఒకడు పని చేేతున్నాడు. ఎట్లా కుదిరిద్ది. బిందెల్ని ఏమన్నా మొ-మొత్తం మోపిచ్చేతంటా తొట్లు గాని అయన్నీ గూడా అప్పట్లో ఎక్కడండేాయి మొత్తం అంతా మున్సిపల్ పా మున్సిపల్ ట్యాప్ గానీ ఇట్లా కొట్టుడు పంపులు గానీ ఇయన్నీ ఉంటే అక్కడి నుంచి మోసుకురావాలన్నమాట దగ్గర దగ్గర.
ఆ! ఆ! ఆ! ఎ హ్మ్. అవును. అంటే ఒక 10 ఇళ్ళకో, లేకపోతే 20 ఇళ్ళకో, 1 ఉండేది కాబట్టి అక్కడి నుంచి అదే.
ఒక ట్యాప్ ఉండేదన్నమాట మున్సిపల్ ట్యాప్. ఐది వచ్చినప్పుడే ఎళ్ళి పట్టుకోవాలి. అలాగ మొత్తమంతా మోపిచ్చేదంట మా అమ్మ చేత. ఇంకా
ఓకే. ఓకే. అయ్య బాబోయ్! ఏది మీరు కడుపులో ఉన్నప్పుడు అంటే ఆవిడ గర్భిణిగా ఉన్నప్పుడు.
నేను కడుపుతోనున్నప్పుడే ఇంకా.
ఓకే.
హ్మ్. నేను కన్న తర్వాత మా నాన్న గూడా రాలేదంట. అలా ఇన్‌ఫ్లూయెన్స్ చేసేసిందంట మా ముసల్ది. మా అమ్మ చెప్తా ఉంటదింకా.
మరి కష్టం గదా! <laughs> ఓకే. హ్మ్. అంటే ఆవిడ అత్త ప్లేస్‌ని రీప్లేస్ కంప్లీట్‌గా చేసేసారయితే ఇక.
ఆ! ఇంకా నేనైతే కంప్లీట్‌గా తీసేసుకుంది ఇక్కడ. కంప్లీట్‌గా తీసేసుకుంది. నా మనవడు. నా మనవడవు అని జేప్పేసి అనుకుంటా.
ఓకే. హుహు. సరిపోయింది. ఓకే. అంటే బాగా కష్టపడ్డారయితే అమ్మగారు.
హ్మ్. అయితే ఇక్కడ ఇద్దరిని అవును. ఖచ్చితంగానే. బాగా కష్టపడ్డారు. మా తాతయ్య కానీ, ఇళ్ళందరూ కూడాను బాగా సపోర్ట్ చేశారనమాట మా అమ్మకి. మా నాన్న ఇంకా తర్వాత తర్వాతగా అర్థం జెసుకొని, ఇంకాయన ఎలా ఎదిగాడు అని జేప్పేసినంటే, మేవిద్దరం పుట్టిన తర్వాత, మా తమ్ముడు గానీ, నేను పుట్టిన తర్వాత. ఆయన ఒక టాపీ మేస్త్రిరి‌గేళ్ళాడు. టాపీ మేస్త్రి నుంచి...
అదే. ఓకే. ఆ! ఓకే. ఓకే. అంటే ఆహ్, కూలీ దెగ్గర నుంచి మేస్త్రికొచ్చేసారిక.
మేస్త్రికొచ్చారు. మేస్త్రి అని జేప్పేసినంటే జస్ట్ ఆ గోడలు గానీ, ప్లాస్టింగ్లు గానీ, అయ్యియ్యనమాట. దాని తర్వాత ఎలా ప్లాన్‌లెయ్యాలి? ఎలా ఫౌండేషన్లు రావాలి? మొత్తమంతా నేర్చుకున్నాాడు. ఆళ్ళ దగ్గర నుంచి అంతా కూడాను.
హ్మ్. సూపర్. అదేనండి. ఓహ్! ఓకే. ఆళ్ళన ఎప్పుడు చూసినా అంటే, ఆయన క కీప్ ఆన్ లెర్నింగానే ఉన్నారు కదండి. డైస్ గానీ, లేకపోతే మగ్గం గానీ. ఇలా ఒక్కొక్కటి అవును. అవునవును. సో, ఇప్పుడు ఇక కంప్లీట్‌గేళ్ళిపోయారా? అంటే మొత్తం ఒక ఇల్లు కట్టాలంటే, ఏమేం చేయాలి మొత్తంన్ని తెలుసుకున్నారనమాట.
హ్మ్. అప్పటిదాకా మొత్తమంతా కూడాను. ఆ! ఆహ్, మొత్తమంతా లెర్నింగ్‌లోనే ఉందంతా కూడానక్కడ. హ్మ్. అయితే ఒక స్థలం కోన్నారిక్కడ హ్మ్. అవును. కంప్లీట్‌గా తెలిసేసుకున్నా‌డయన.
హ్మ్. ఓకే.
తెలిసేసుకొని, ఒక స్థలం కొన్నాడక్కడ. మా నాన్న దగ్గరప్పుడు గట్టిగా మాట్లాడితే ఒక పది‌వె‌లున్నాయి. ఆ స్థలం కాస్టేమో రూ. 1,00,000.
ఓకే. మరి ఎలా డీల్ జేశారసలా?
మా తాతయ్య దెగ్గర ఒక 90,000 తీసుకొని. తాతయ్య, తాతయ్య మా నాన్న కూడా తాతయ్యవుతాడు. అయితే తాతయ్య నీకు ఒక సంవత్సరం లోపలే ఇచ్చేస్తాను నేను అ‌ని జెప్పేసని. 90,000 తీసుకొని, ఆ 10,000 తొంబై‌లో తొంబై వేలు కలిసి రూ. 1,00,000 కట్టేసి స్థలం దీసుకున్నాడు.
ఓకే. ఆ! అంతే గ‌దా! ఓకే.
హ్మ్. ఇప్పుడు ఆ రూ. 1,00,000 బెట్టి స్థలం తీసుకున్న వాల్యూ ఏదైతే ఉందో, దెగ్గిర, దెగ్గిర అది 1,50,00,000 వేస్తాందిప్పుడు.
తీసుకున్నారు. అబ్బబ్బబ్బబ్బా! అసల నిజంగా అంటే, అప్పుడు, ఏ 90,000 అప్పు జేసిన దానికి చాలా వర్తు. ఇప్పుడు వర్త్ వర్మ కింద అయిపోతదిగా! <chuckles>
అది. కానీ, ఆ ‌ 90,000 కూడాను సంవత్సరం అని చెప్పాడు గదా ఇక్కడ.
ఆ!
6 నెల్లో తీర్చేేశాడు మా నాన్న.
అబ్బా! ఏది? అంటే ఆయన, వేరే ఏదైతే ఇప్పుడు మే‌స్త్రీగా చేసుకుంటున్నారో, ఆ లెక్క ప్రకారంగా. ఓకే.
మె‌స్త్రీగా చేశాడు. చిన్న, చిన్న ఇల్లులు గాని, బాత్రూములు గాని, ఇయన్నీగూడా కట్టడం ఒక్కటి కూడా వదులుపెట్టుకుండా. రాత్రింబవళ్ళు కూర్చుకొని కష్టపడి, కష్టపడి, కష్టపడి కడతానే ఉన్నాడంట మొత్తం అంతా.
ఓకే. ఓకే. సూపరసల. అంటే ఏ ప‌నొ‌చ్చినా, అది చిన్నది, పెద్దది ఏం లేకుండా మొత్తం అంతా. అదే.
ఆ! ఏం లేదస్సలకి. మొత్తం అంతా గూడా, చేసేస్తా ఉండేవాడు. మీకా, అంటే ఇక్కడ మా నాయనమ్మ, మా ఇదిప్పుడు కూతురు కొ కూతురు కొడుకులు గదా! వీళ్ళిప్పుడు. ఎంత లేదనుకున్నా గాని, మా అమ్మమ్మకి. ము‌సలమ్మకి. ఆ! కొడుకు కొడుకులున్నారిక్కడ. ఇంకొక కూతురు, కొడుకులున్నారు. వాళ్ళందరిని కూడాను పనిలో పెట్టుకొని, మొత్తం అందరికి కూడాను. జీవితాన్నిచ్చాడు మా నాన్న.
హ్మ్. అంతేగా! అవును. అవును. ఓకే. ఓహ్! అంటే ఆయన కూడా, అందరిని కూడా హ్మ్. అందరిని కూడా, ఆయనలో అంటే ఆయన చేసే పనిలో, ఒక్కొక్క పార్ట్‌గా హ్మ్.
జీవితం అని చెప్పేసనంటే, అలాంటి ఇలాంటి జీవితం కూడా కాదు. హ్మ్. మొత్తం అందరిని పనిలో పెట్టేసుకొని, ప్రతి ఒక్కళ్ళకి కూడా పని నేర్పించి, ఆయన పక్కకెళ్ళిపోయిన తర్వాత, వీళ్ళందరూ కూడాను ఇప్పుడు బాగుపడ్డారు.
అదే. ఓహ్! సూపర్. అంతేనండి. అంటే ఒక మంచి మార్గాన్ని చూపించారు అందరికీ కూడా.
ఆ! అది. అంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది చెప్పమంటారా? హ్మ్. ఒక మార్గం అనేది. మనతో పాటు నలుగురు ఎదగటం అనేది ఏదైతే కాన్సెప్ట్ ఉందో, అది మా నాన్నగారి దగ్గర నుంచి నేను అంటిపుచ్చుకున్నాను మొత్తం అంతా కూడాను.
అదే. హ్మ్. ఓకే. అంటే మీరు కూడా మీ నాన్నగారిలాగానే ఒక నలుగురికి దారి చూపించుకుంటూ, అలాగా ట్రావెల్ చేయడం అనేది చేస్తున్నారనమాట అయితే ఇంకా.
ఆ! చాలా వరకు. చాలా వరకు అలానే. అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇప్పుడు నాకు ఏదైనా తెలిసిందనుకోండి, నేను ఇంకొక నలుగురికి చెప్పుకోవడానికి ఇష్టపడుతా ఉంటాననమాట. ఆ! అది ఏంటంటారు, ఇంకా బ్లడ్డు. ఆ బ్లడ్ ఇంకా తప్పదు. ఏం <chuckles> చేయలేకపోతున్నాను నేను దానికి. అవును. మా ఆవిడొచ్చింది ఇప్పుడు
ఆ! ఓకే. అదేలెండి. అదే. వారసత్వం ఒచ్చేసిందలాగా. <chuckles> అంటే మీకు ఏదన్నా ఒక మంచి విషయం తెలిస్తే, ఒక 10 మందికి చెప్తే ఎవరో ఒకళ్ళకి ఉపయోగపడుతుందిలే అన్నట్టు. ఓకే.
ఖచ్చితంగా తెలిజెయాలి. అవును. హ్మ్. ఇప్పుడేదైనా జాబొచ్చిందనుకోండి నాకు. ఓకేనా, ఇంకొక జాబేదన్నా ఆపర్చునిటీ ఉందని చెప్పేసనుకోండి. నేను సైలెంటుగుండొచ్చు కదా! మా ఇంట్లో వాళకి ఇపించుకోవచ్చు కదా! లేదే బయటోళ్ళకే చెప్తాను ఖచ్చితంగానే అది మాత్రం తీసుకెళ్ళిపోయి. హ్మ్.
ఆ! ఓకే. <chuckles> ఆ! మరి అంటే నాన్నగారి దగ్గర నుంచి వంట పుచ్చుకున్నారు కదా! మీర అందరికీ హెల్ప్ చేయాలి ఇలాంటియన్నీ.
అవును. అంతే గదా మరి. ఇలానే. ఆయన ఆయన ఎదుగుతూనే మొత్తమంతా కూడాను, చుట్టుపక్కలున్నోళ్ళందరిని గూడా ఎదగడానికి వె ఎదిగేలా చేశాడనమాట ఆయన.
ఓకే. ఓకే. హ్మ్. ఆయన ఎదుగుతూ అందరికీ కూడా ఒక నుచ్చన లాంటిదిచ్చారు. హ్మ్. ఇప్పుడు బాబాయ్ కూడా మీ నాన్నగారి దగ్గరే చేసేవాళ్లైతే?
దారనేది చూయించేసాడందరికి. హ్మ్. ఇది. మా బాబాయి మొన్నీమధ్యనే చనిపోయారు ఆయన.
ఓహ్! ఓకే. అరు
హ్మ్. అది ఇంకా ఆయన చేదోడువాాదోడుగానే ఉన్నాడు మా నాన్నకిప్పడిక్కూడాను పెంచిందానికి పాపం. ఆయనా రీసెంట్‌గానే చనిపోయారు. ఇంక మా నాన్న అప్పట్నుంచి దిగులుతోటి కొంచెం డౌనయిపోయాడు మనిషి.
అదేలెండి. హ్మ్. అంటే తమ్ముడు గదా! మొత్తం ఆయనే చూసుకున్నారు గాబట్టి కొంచెం ఉంటుంది గదా!
హ్మ్. అవును. వాస్తవం. ఎంత లేదనుకున్నా‌గాని చిన్నప్పట్నుంచి మాతో పాటే పెరిగాడు గదా! ఆయనకింకా బాధనమాట అంతే. ఇంకంతకు మించేంలేదు.
అదే, అదే. బట్టు ఖచ్చితంగా వెనక్కొచ్చేస్తారులెండి నాన్నగారు. ఆయన ఇన్ని కష్టాలు చూసి, ఇన్ని ఇంతలాగా నిలదొక్కుకున్నప్పుడు, ఇది కూడా కొంచెం అధిగమిస్తారు. కొంచెం తమ్ముడే కాదనను కానీ, అధిగమిస్తారు ఖచ్చితంగా. అండ్ హ్మ్. చాలా బాగా మంచి ఆహ్, ఎక్స్‌పీరియన్స్‌లు‌ గానీ, మీ నాన్నగారు పడిన కష్టాలు, లేకపోతే దాన్నుంచి చూసినవన్నీ చాలా బాగా అనిపి‌చ్చిందండి. అండ్ మీతో మాట్లాడ్డం చాలా ఆనందంగా ఉంది.
అది. ఖచ్చితంగాను. అవును. ఖచ్చితంగాను. నాకు కూడా, నాకు కూడా చాలా సంతోషమనిపిచ్చింది చెప్పుకోవడం అదంతా కూడాను. ధన్యవాదాలు.
హ్మ్. ధన్యవాదాలండి.